పిల్లలకీ సమ్మర్‌లో అంటే, డీహైడ్రేట్ అయిపోతారు కాబట్టి, ఎక్కువ పెల్లల్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే, కొంచెం వాటర్ బా తీసుకుంటువుండాలనమాట. సో, దానివల్ల ఏందంటే, కొంచెం డీహైడ్రేట్ అవ్వకుండా బాడీ‌ని, మనం జాగ్రత్తగా చూసుకోగలం.
హ్మ్. అవును. హుహు. హ్మ్. ఇప్పుడత్యవసర పరిస్థితిలో మనం బయటికీ వెళ్ళాలి. నడచుకు అదీ ఎ నడక ద్వారా ఎక్కువగా ఆహ్, గౌ యి సాగిస్తూ ఉంటారు కొందరు. అలాగ కొంచెం
అవును. ఏక్ అవును. అవును. ఆహ్, అట్లాంటప్పుడేంటంటే కొంచెం మనం గొడుగు తీసుకెళ్ళవడం బెటర్ అంటానండి నేనైతే. నేనైతే సమ్మర్‌లో గొడుగిచ్చి ఇచ్చి పంపిస్తాననమాట పిల్లలకి, స్కూల్‌కి.
హ్మ్, హ్మ్, హ్మ్. ఓకే. మనకి ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్నా ఫ్రూట్స్ అలా తీసుకోవడం మంచిదంటారా?
ఫ్రూట్సే ఇయ్యడం. అవును. ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండేవి తీసుకోవడమే చాలా మంచిదండి. మన ఆహ్, ఎందుకంటే సమ్మర్‌లో మన బాడీ నుంచి స్వెట్ యేళ్ళిపోతది చాలా వరకు.
హ్మ్. అవును. అవును. సాల్ట్స్ అనేది కూడా చాలా కోల్పోతూ ఉంటాం మనం బాడీ నుంచి అలాగా. ఎల్పో హ్మ్.
సో, అలాంటి సమయాలు ఆ! అవును. అవును. హ్మ్. సో, నేనేం ప్రిఫర్ చేస్తానంటే, ఎలక్‌ట్రోల్ ఎలక్ట్రాన్ పౌడర్ ఉంటుంది కదా?
అవును. ప ఆహ్, యాక్చువల్‌గా మనకి ఎలక్ట్రోలైట్స్ మనకది జ్యూస్ ఉంటుంది గదా? అది ముఖ్యం మంచిదంటారా? లేకపోతే ఓఆర్‌ఎస్ ఆహ్, లేకపోతే ఎలక్ట్రోలైట్స్ ఇది మనకి సాచెస్‌లో దొరుకుతుంటాయి పౌడర్. అది
అవును. ఓఆర్ఎస్ ఉంటుంది. హ్మ్. ఓహ్! మనం మాక్సిమం ప్రిఫర్ చేయాల్సింది. ఆ సాచెట్‌సే అండి. దాంట్లోనే బాగుంటుంది మొత్తం.
అవును. హ్మ్. హ్మ్. అవును. మనకి ఓఆర్‌ఎస్ కూడా చా మంచిది‌ కాదని చెప్పేసి, ఒక నివేదిక కూడా ఇచ్చారు కదా మనకి. హ్మ్.
ఓఆర్ఎస్‌లొ హ్మ్. ఒచ్చారు. అవును. సో, మనం ఆ‌ ప్యాకెటే ప్రిఫర్ చేయాలండీ నాకు తెలిసి. పిల్లలు మారం చేస్తారు తాగనని. <giggles>
అవును. దాన్ ఆహా! దాంట్లో గుడా మనకి ఫ్లేవర్స్ ఉంటాయి గదా? అవ్ అలాంటివి తీసుకుని అలాగా వాళ్ళకి ఇస్తే కొంచెం ఇష్టంగా తీసుకుంటూంటారు. అయితే మీ బాల్యంలో వేసవి సమయంలో ఎలా గడిపేవారు? మీరు ఇలాగా ఆహ్, ఈ ఏమంటరు? మీరు తీసుకునే ఫుడ్ గాని, లేకపోతే మనకి పుల్లైస్ అని <giggles> దొరుకుతుండే మనకి ఆ సమయంలో. గుర్తుందా?
అవును. హ్మ్. అవును. ఎ అవును. అవును. ఇప్పుడు అస్సలు కనిపిస్తలేదండి అవి. ఐస్‌ బండొస్తే పరిగెత్తేవాళ్ళమనమాట. ఒక ఫైవ్ రూపీస్, రూ. 2 అసలు ఇంతకు ముందయితే రూపాయి రెండృపాయలకొచ్చే పుల్లైస్ ఇప్పుడు రూ. 15, 20 అంట. <giggles>
హ్మ్. ఓకే. హ్మ్. కొన్ని ఐస్‌క్రీమ్స్ మీద మనకి సేమియా అలాగే ఏసి ఇస్తుండేవాళ్ళు.
అవును. సేమియా ఐస్ అని చెప్పి వస్తుంది. మాల్టోవా అనోస్తది. ఇంకోటేంటి అది వెన్నెల. అలా వచ్చేది ఇప్పుడు పిల్లలకి పుల్లైస్‌రా అంటే తెలీదు. మమ్మీ అక్కడ ఇబాకో కేళ్దామా? లేదా క్రీమీ ఇన్‌కి యేళ్దామా అంటున్నారు. <smacks lips> అంటే ఆ టేస్ట్‌లు తెలీదు వాళ్ళకి. ఆ‌ ఇదీ తెలీదు.
ఆ! సేమ్యా ఐసు. ఆ! అవును. హ్మ్, హ్మ్. అవును. <giggles> ఓకే. ఆ! అవును. నిజంగా.

మనకి ఇంకోటి మీకు గుర్తుందో, లేదో లేకపోతే మనకి పెప్సీ అని జెప్పేసి, మనకి ఆహ్, క ప్యాకెట్‌లలో పొడవుగా ఉండే అవి వస్తుండే కలర్స్‌వి. <giggles> గుర్తుందా!
హ్మ్. అవును. యాహ్! <laughs> అవును. ఏమైనా చిన్ననాటి గుర్తులే చాలా బావుంటాయండి. ఇప్పటి పిల్లలకి ఇప్పుడు పిల్లల జనరేషన్‌కైతే, ఏం తెలియదు. ఆ సిస్టమ్సు, <smacks lips> ఫోన్‌లు, ఇవి తప్ప గేమ్ ఆడుకుందాం యెళ్ళి ఆ! బయటికెళ్ళి ఆహ్, ఏదైనా గేమ్ ఆడుకోండిరా అంటే, ఏం ఆడుతున్నారు తెలుసా అండి? ఫ్రీ ఫైర్‌లో వాళ్ళని రమ్మని జెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నారు.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. బయట యాక్టివిటీస్ హ్మ్, కొంచెం తక్కువ అయిపోయింది. హ్మ్. హ్మ్. ఆ! <giggles> అయ్యయ్యో! ఆ! అలాగైపోయిందిప్పుడు.
అలా అయిపోయింది జనరేషన్ అంతే. <smacks lips> మనకే విసుగొస్తదండి. మేమసలు ఎప్పుడు ఇంట్లో ఉండింది కాదు. సమ్మర్ హాలి డేస్ వొస్తే, అమ్మమ్మ వాళ్ళ ఊరికో, నానమ్మ వాళ్ళ ఉ ఊరికో యెళ్ళిపోతాం.
నిజంగా. ఆ! హ్మ్. నిజంగా. ఆ! ఏమంటరు? ఆ వడదెబ్బ తగిలి ఆహ్, తగిలిచ్చుకొని ఇంటికొచ్చేవాళ్ళు ఆ సమయంలో ఆడి, ఆడి బయట. హ్మ్.
ఆ! అవును. ఆడి, ఆడి, ఆడి అట్లా ఉండేది. ఇప్పుడు ఏం వడదెబ్బలు ఈళ్ళకి. అసలు సన్‌లైటే పడట్లేదు పిల్లలకి. <giggles>
<giggles> అ ఆ! వడదెబ్బ తగిలితే ఇప్పుడెలా మారిపోతారో! ఆహ్, అంటే అంత ఎండలో బయటికెళ్తే ఇప్పుడు, ఈ తరం పిల్లలు కొంచెం తట్టుకునే లాగా గూడా లేరు మనకి.
అవును. అవును. అస్సల్లేరండి. అస్సలు తట్టుకోలేరు గూడా.
హ్మ్. దీనికి ఆహ్, ఆహారపు అలవాట్లు కూడా అవి తోడై ఉంటాయంటారా? ఇలాగ కొంచెం మె మెత్తగా అలాగ మారిపోవడానికి పిల్లలు.
యాహ్! ఉంటాయండి. ఎందుకంటే, <smacks lips> ఇప్పుడొచ్చే ఫుడ్‌లో పెద్ద ప్రోటీన్స్ ఉండట్లేదు. ఏవేసినా, మందులతో పండిస్తున్నారని అంటున్నారు. సో, దాని వల్ల కూడా, ఇప్పుడొచ్చే ఫుడ్డు నాకు తెలిసి ఇప్పుడు ఫుడ్డే అసలు కరెక్ట్ కాదండి.
హ్మ్. హ్మ్. హ్మ్. పోషకాలు లేవు. హ్మ్. హ్మ్.

అంటే అదే మా సైడ్ అయితే ఊరగాయ కాయలనే అమ్ముతారు.
హ్మ్. ఓకే. హ్మ్.
హ్మ్. సో అవి‌ తి
మీరు చూసారా ఆ విధానం ఎప్పుడైనా? మీ మీ ఇంట్లో వారెవరైనా ప్రిపేర్ జేసినప్పుడు ఆవకాయ. హ్మ్.
అవును. నేనే పెడతానండి పికిలు.
ఓహ్! ఎలా‌గా జేస్తారు?
ఆహ్, ఫస్ట్ బాగా ముక్కలు పట్టించి దాంట్లో కావాల్సిన
హ్మ్. అంటే ముక్కలు కూడా మీరే పట్టేసారా? లేకపోతే మీరే పడతారా? లేకపోతే బయట
ఆహ్, ఆ లేదు, లేదు మనం మామిడికాయలు కొంటాం కదండీ! ఆ షాప్ వాడే "ఊరగాయ కాయలమ్మ పికిల్‌కి" అంటే ఊరగాయకి అని చెప్తే వాళ్ళే కొట్టిస్తారు అవును. ముక్కలు కొట్టిస్తారు. అవి తీసుకొని మంచిగా కొంచెం <smacks lips> క్లీన్ చేసి పెట్టుకొని అప్పుడు ఊరగాయ పెట్టుకుంటాం అన్నమాట.
హ్మ్. వాళ్ళే కట్ జేసి ఇస్తారు హ్మ్. హ్మ్. అవును. తడి ఉండొద్దు అంటారు గదా! కాయలకి ఆ ముక్కలకి. ఆ!
అవును అదే. కడిగి కొంచెం ఆరబెట్టుకున్న తరవాత
హ్మ్. మంచి ఒక క్లాత్ తోటి కీ క్లీన్ జేసుకుంటాం. హ్మ్.
యాహ్! హ్మ్ అవును మంచిగా పికిల్ పెట్టుకుంటాను. అంటే జాడికి పెద్ద జాడికి పెడతానన్నమాట నేనైతే ఒక 5 కేజీ‌స్
ఓకే. జాడి అంటే మనకి ఎలాంటి పాత్రలది మనకి మట్టి పాత్రలు, ఓకే. ఆహ్, మనకు ఆ కాలంలో ఆహ్, పూర్వకాలంలో ఉంటుం‌డే. కింద బ్రౌన్ కలర్ ఉండేసి పైన వైట్ కలర్ ఉంటుంది. అలాంటివా? యాహ్! హుహు.
మట్టి పాత్ర. హ్మ్. అవును. యాహ్! యాహ్! అదే ఎగ్జాక్ట్‌లి దాంట్లోనే అట్లాగా పెట్టి స్టోర్ చేసుకుంటానన్నమాట. సో, అది తింటాను
హ్మ్. హ్మ్. ఇప్పుడు మనకి అది అలాంటి మట్టి పాత్రల్లో గాకుండా మనకి ఈ ప్లాస్టిక్ అలాంటి వాట్లల్లో నిల్వజేస్తే ఏమన్నా సమస్య ఉంటుందంటారా?
అవును ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో <smacks lips> మనం ఏదో కొంచెం స్మెల్ లాగా వచ్చేస్తదండి ప్లాస్టిక్ వాటిల్లో మనం వాడితే. అవును. సో నేను అవి ప్రిఫర్ చెయ్యను.
హ్మ్. అవును, అవును. ఆ ప్లాస్టిక్‌లో అయితే అలా వస్తుంది. హ్మ్. ఈ స్టీల్ డబ్బాలో అలాగైతే మనకి కొంచెం తుప్పు అలాగా పడుతుందంటారు గదా!
అవును. హ్మ్. మన గ్లాస్ జా‌డిలే నేనెక్కువ ప్రిఫర్ చేస్తానన్నమాట. మా ఇంట్లో కొంచెం పప్పులు పోసుకునే దానికి గూడా గ్లాస్ జారే ప్రి ప్రి ప్రిఫర్ చేస్తానన్నమాట.
హ్మ్. అవును. హ్మ్, హ్మ్. ఓకే.
సో, అలాగా చేసుకుంటా ఉంటాను. అయితే చ చలికాలంలో అయితే ఇంకసలు <smacks lips> వేడిగా కొంచెం వాటర్ తాగుతూనే ఉంటాను ఎందుకంటే నా బాడీ అటువంటిదన్నమాట. సో
హ్మ్. హ్మ్. హ్మ్. అదే కొంచెం ఆహ్, హాట్ వాటర్ కూడా కొంచెం తాగడం వల్ల ఏ ఏమంటారు త్రోట్ కూడా కొంచెం క్లియర్ అవుతూంటుంది. మన
అవును. మన హ్మ్. త్రోట్ క్లియర్ అవుతుంది. కొంచెం జలుబు జెయ్యదు. అలాగే కొంచెం ఆయుర్వేద చిట్కాలు అయితే బా పాటిస్తానండి నేను. <smacks lips> అంటే ఇప్పుడు ఆహ్, టీస్ ఉంటాయి కదా! ఆయుర్వేదిక్ టీస్ అన్ని తాగుతానన్నమాట. తాటి బెల్లం అని అవని ఇవని.
హ్మ్. అవును. ఎలాంటివవి? అవును. అవును. హ్మ్. శీతాకాలంలో కొందరికి జలుబు ఇలాగ దగ్గు జేసినప్పుడు ఈ శొంఠి మిరియాల టీ గాని అలాగ త ఆ! ఓకే.
అవును. హ్మ్ కషాయం. యాహ్! శొంఠి, మిరియాలు, జీలకర్ర అయి వేసి కషాయం తాగుతానన్నమాట. సో, పెద్దగా అలవాట్లంటే అవే. <chuckles> ఓకే ఇంకొంచెం ఏంటంటే నా డైజెషన్‌కి కూడా నేను ఒక కాషాయం తాగుతాను.
హ్మ్, హ్మ్. ఓకే. ఆహ్, అంటే మనకి హ్మ్. హుహు. ఓకే.
<smacks lips> అది గూడా మనం నిద్రబోయేటప్పుడు తాగామంటే మార్నింగ్‌కి కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది. మన‌కి స్టమక్ పైన్ అట్లా లేకుండా.

యాహ్. హ్మ్. <smacks lips> సో, అందుకని కొంచెం ఫ్రూట్స్ తినేసిన తరువాత, ఇన్‌కేస్ ఏమన్నా ఆకలి అయితంది అని అంటే, <giggles> ఒక 2 ఇడ్లీ తింటాను. లేదంటే, అది కూడా లేదు.
ఓకే. ఆ! అయితే మనకి మార్నింగ్ అంటే, ఆహ్, సలాడ్ అలాగా తినేస్తారు కాబట్టి ఆకలి కాదు.
హ్మ్. అవును. సో, అట్లా కొంచెం ఫ్రూట్స్ అవి తీసుకున్న తరువాత ఆఫీస్‌కెళ్తాను. ఆఫీస్‌లో కొంచెం జ్యూస్ అట్లా లైట్‌గా తాగుతాను.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అంటే మనకి మధ్య ఆహ్, ఆహ్, మధ్య గ్యాప్‌లో ఆహ్, ఏమంటారు ఆహ్, స్నాక్ లాంటిదేమైనా తీసుకుంటారా? హ్మ్.
అవును. అంటే ఐ మీన్ 11 టు ఆ! అవును. 11-12 అనే టైమ్‌లో కొంచెం జ్యూస్ ప్లస్ ఏదన్నా <smacks lips> ఆహ్, క్రిసోట్ కానీ, లేదా ఏదన్న బిస్కెట్ కానీ తింటాను అంతే.
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆహా!
సో, అలాగా వర్షాకాలంలో అయితే అస్సలు ముట్టనండి. కూల్ డ్రింక్స్ కానీ, జ్యూసెస్ గాని, అలా అయితే ఏమి తాగను. ఎంద్ అస్సలు. అదా
హ్మ్. దోసేసేలాగా. ఓకే. ఆ! ఏ రకమైన ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు? ఆ సమయం చాలా ఇ ఇ ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇన్‌ఫెక్షన్స్ అలాగా అయితూ ఉంటాయి కదా! ఎలా మేనేజ్ చేస్తారు?
అవును. అవును. వర్షాకాలంలో కానీ, శీతాకాలంలో కానీ, కొంచెం వేడి పదార్థాలు తీసుకుంటాననమాట. లైక్ అంటే ఊరగాయి అలా ఉంటాయి కదా! <smacks lips> ఊరగాయ తింటాను. లేదా ఇవి కరివేపాకు పొడి అంటారు
హ్మ్. ఓకే. ఆ! హుహుహు. హ్మ్. అవును. అవును. ఆవకాయలు ఆహ్, అలాగా తినరా? మనకి
ఆహ్, లేదా చిన్ ఆ ఆవకాయి, అదే అండి చెప్పాను కదా! ఊరగాయ అంటే అదే. <chuckles> ఓకే. ఆ!
ఓహ్! కూరగాయ. అవును. <chuckles> ఓకే. కూరగాయలో ఇవన్నీ టైప్స్ అనమాట.
అవును.
హ్మ్.
అవి తింటానన్నమాట. మంచిగా వేసవి కాలం అయితే, ఇంకా మనం అన్ని మామిడికాయలు తెచ్చుకొని పికిల్ పెట్టుకుంటాం. ఫ్రెష్‌ గుంటుంది కాబట్టి <smacks lips>
హ్మ్. అవును. ఎలాగా అంటే, మీరు ఏ రకమైన మామిడికాయలు వాడుతారు మీరు ఆ ఆవకాయకి?